ఆ! ఆ! అవునండి. ఇంకోటేంటంటే, మనం కల్చరల్స్‌కి గానీ, ఇంకా ఆ! చెప్పండి.
అంటే, మీరిప్పుడు స్టూడెంట్స్‌ది హ్మ్. హ్మ్. ఆ! అంటే, <smacks lips> స్టూడెంట్స్‌కి, మీకు ఏది బెటరనిపిస్తది స్టూడెంట్స్‌కి రెస్టారెంటా, లేకపోతే ఈ స్ట్రీట్ ఫుడ్డా? మనకి రుచులు ఏది ప్రత్యేకంగా ఉంటాయి పిల్లలకి?
ఆ! అంటే హ్మ్. ఆహా! స్టూడెంట్సంటే ఇంక వాళ్ళ దగ్గర ఎమౌంటెక్కువ ఉండదు గదండీ! ఎక్కువుగా అయితే నేను ప్రిఫర్ చేసేది స్ట్రీట్ ఫుడ్డేనండి. రెస్టారెంటుకి యెళ్లచ్చు, అదేంటంటే, రెస్టారెంటుకీ యెళ్ళే ముందు ఏంటంటే, మనకేదన్నా పర్టిక్యులర్ రీజనొకటుండాలి. అంటే మనా గ్యాంగ్‌లో ఎవరిదన్నా బర్త్‌డే అయ్యుండాలి, లేదంటే ఏదన్నా జాబు గొట్టేసీ పార్టీ ఇచ్చేవాడుండాలి. ఆ! అయ్యేమవసరం లేదింక, ఫ్రెండ్సందరం కలిసెళ్ళామా, చిల్లయ్యామా, మాట్లాడుకున్నామా, ఒచ్చామా అన్నట్లుంటదనమాట.
హ్మ్. అవును. అవునవును. స్ట్రీట్ ఫుడ్డుకిలాంటివేవీ అవసరవుండవు. <giggles> ఆ! అవునవును. అదైతే నిజమే. <smacks lips> అంటే, మనకి ఆ ఎంజాయ్‌మెంట్ గూడా స్ట్రీట్ ఫుడ్‌లోనే ఉంటది. బయటా అక్కడందరూ ఇలా వెహికల్సేసుకొనెళ్ళీ, చల్ల గాలిలో ఎంజాయ్ జేస్తూ.
అలాంటి ఆ! అలా ముందుగానే అవును. ఆ! ఎక్కువగా. అవును. ఆ! ఇంకోటేంటంటే, మళ్ళీ స్ట్రీట్ ఫుడ్‌లో కొంతమంది తిట్టుకుంటూ, కొట్టుకుంటూ ఉంటారు చూడండి అక్కడ మళ్ళీ చిల్లవుతామండీ. ఆళ్ళ గొడవ చూస్తూ చూస్తూనే అలా ఉండిపోతామింక. కసేపక్కడే టైమ్ స్పెండ్ చేసేస్తాం.
అవునవును. హ్మ్.

ఆ! చూస్తా అండి. అంటే మేము అన్ అక్కడ ఆర్డర్ పెట్టి తీసుకున్న తర్వాతేంటంటే ఒక ప్లేస్ చూస్తా. ఆ ప్లేస్ దగ్గర ఏంటంటే, కొంచెం వాటర్ బాటిల్స్ గానీ, పేపర్స్ కానీ, కవర్స్ కానీ ఏవన్నా లేకుండా చూసుకుంటా. ఆ తర్వాత కూర్చున్న దగ్గర కాడా కొంచెం డస్ట్ లేకుండా తుడుచుకుంటా. తుడుచుకోవడం కూడా అది ఎలా తుడుచుకుంటామంటే అంటే పక్కన పేపరుంటుంది కదండీ! అదే పేపర్‌తో మళ్ళీ తుడిచేస్తూ ఉంటాం అనమాట.
ఓకే. ఓహోహో! <sniffs> <smacks lips> ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల మ మంచిగా ఉంటది, కొన్ని చోట్ల మనకి అంతా కనిపిస్తా ఉంటది కదా! అక్కడ చూసి కొన్ని చోట్ల ఏంటంటే, మనకు టేస్ట్ బావున్నా, ఆ ప్లేస్ చూసి కూడా తినాలంటే ఆలోచిస్తూ ఉంటాం. <smacks lips>
అలా తెలుసుకొని, అక్కడ కూర్చొని అవును. ఆ! అవునండి.
కొన్ని సార్లు అలా జరుగుతూ ఉంటది మెయిన్‌గా. అంటే మీకు బాగా <smacks lips> అంటే స్వీట్స్ తింటారా? ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్‌లో మనకు స్వీట్స్ దొరుకుతాయి, <smacks lips> కారపూసలు గానీ, ఇట్లాంటివి లేదా మసాలా ఐటెమ్సు, చాట్స్ అని మీరు ఏది ఎక్కువ ఇష్టపడతారు?
అవును. ఆ! అవునండి.

ఆహా! ట్రై చేస్తానండి. నేను పద్ ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎందుకంటే, ఇప్పుడు అన్నీ ట్రై చేసిన తర్వాత మనకి తెలుస్తుంది. ఎక్కడైతే బావుంది? ఎక్కడైతే బాగోలేదు? అనేది మనకి ఐడియా వస్తదనమాట. ఆ ఐడియా వల్ల ఏంటంటే నెక్స్ట్ టైమ్ మనం ఇప్పుడు మనం ఎవరన్నా ఎదురుపడినప్పుడైనా సరే మన ఫ్రెండ్స్ గానీ, వీళ్ళు తెలిసినోళ్ళు ఎవరన్నా ఓచ్చినా సరే, వాళ్ళని ఇమ్మీడియేట్‌గా ఇక్కడే బావుంటుందిరా అని చెప్పేసి తీసుకెళ్లడానికుంటుంది మనకి. ఒక ఐడియా ఉంటుంది. ఆ! ఇంక ఏంటంటే "మేము చాలా సార్లు తిన్నాంరా ఇక్కడ. టేస్టు సూపర్‌గా ఉంటుంది" అని దాన్ని ప్రత్యేకంగా చూపిస్తామనమాట ఆ షాప్‌ని మనం. అలా చూపిచ్చటానికైనా సరే దానికి ఆ! అవునండి. ఎవ్వరికైనా స్ అవును. వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడానికి కూడా మనకి ఈజీగుంటదనమాట తర్వాత. ఎప్పుడన్నా ఒకవేళ వేరే దగ్గర తిన్న దగ్గర కొంచం ఏదన్నా బాలేదనుకో అవును.
అవును. హ్మ్. అవును. హ్మ్. అవును. మనం ట్రై జేశామంటే చెప్పొచ్చు. ఇది ఇలా, ఇక్కడ ఇది దొరుకుతుంది, ఇలా ఉంటుంది అని. ఆ! అంటే మర్ అవునవును. వాస్తవమే. ఇప్పుడేవరన్నా గెస్టులోచ్చినా అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటాం గాబట్టి బయటికి మనకు తెలిసుండాలి. ఎక్కడ ఏది మంచిగా దొరుకుతదో.
అవును. అవునండి.